హ్మ్. ఇప్పుడు ఇట్లాంటి మెసేజుల్లో ఎవరు రిలీజ్ చేస్తున్నారు? ఈ ఫేకు వెబ్‌సైట్సు ఇవన్నీ ఉంటాయి కదా! వాటి గురించి సమాచారం తెలియజేస్తారా? మీకయిన వాళ్ళకి ఈ, ఈ వీళ్ళ నుండి ఒచ్చే మెసేజులేది నమ్మకండి. ఈ వెబ్‌సైట్ నుండి వచ్చే లింకులేది ఆహ్, క్లిక్ చేయకండి, అన్నట్టుగా చెప్తారా?
అంటే ఫస్ట్ ఏం చెప్తామంటే ఈ ఈ వెబ్‌సైట్ ఆ వెబ్‌సైట్ అని అట్లా ఏందిప్పుడు డిఫరెన్షియేషన్ ఉండట్లేదు. ఇప్పుడు ఎవరైనా సరే వాట్సాప్‌లో మెసేజ్ చేసి ఏదన్నా పార్ట్ టైమ్ ఉద్యోగము ఇది చేస్తే ఇంత డబ్బులిస్తాము అని ఎవరైనా రీచ్ అయినా గానీ, లేకపోతే ఇప్పుడు వాట్సాప్‌లో కొన్ని కొన్ని సార్లు డైరెక్ట్‌గా వీడియో కాల్ చేసేస్తున్నారు. ఆహ్, చేసేసి కొంచెం బెదిరిస్తున్నారు, డిజిటల్ అరెస్ట్‌లంటున్నారు, ఇట్లాంటివేమైనా వస్తే నమ్మకండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఆహ్, క్రిటికల్ అన్నమాట. ఆహ్, పెద్దవాళ్ళు గాని, పిల్లలు గాని చాలా భయపడిపోతుం
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్ హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. భయపడిపోతారు. హ్మ్. ఇప్పుడు, ఇప్పుడు మీరే ఎట్లా, ఎట్లా కొన్ని ఫాస్ట్ చెక్స్ చేసుకుంటూ ఉంటారు? అంటే ఈ, ఈ మెసేజు ఆహ్, రాగానే ఈ లింకుని క్లిక్ చేయకూడదు అనెలా తెలుస్తది? ఒక న్యూస్ హెడ్‌లైన్ చూడంగానే ఇది నిజమయిందా? లేదా లేకపోతే కావాలి అని సెన్సేషన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారా? అట్లా కొన్ని టిప్స్ ఉంటూ ఉంటాయి కదా! అట్లా మీకు ఒక ఫార్వర్డ్ రాగానే ఆహ్, ఒక ఆన్ మీకంత టైం లేదు. సెర్చ్ చేసేంత టైం లేదు. ఫాస్ట్‌గా ఓకే. ఇది నిజమా? అబద్ధమా? తెలుసుకోవడానికి ఏమి చేస్తారు అప్పటికప్పుడు?
అవును. అట్లాంటివొస్తే భయపడద్దని చెప్పు. అవు అవును. అవును. అప్పటికప్పుడంటే ఇప్పుడు, మామూలుగా డైలీ మనం న్యూస్ ఫాలో అవుతుంటే, ఏదైనా కొత్తగా న్యూసొచ్చిందనుకో మనకు ముందే కొంచెం తెలుస్తు ఉంటది ఇప్పుడు. డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒరిజినల్ ఉంటదా? డూప్లికేట్ ఐ మీన్ ఫేక్ ఉందా? అనేది తెలుస్తది. ఎందుకంటే సడెన్‌గా అంత సెన్సేషన్ న్యూసయితే ఒచ్చేయదు. ముందు నుంచి కొంచెం కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటది కాబట్టి ఆహ్, సడెన్‌గా ఏదన్న కొత్తగా అనిపిచ్చిందనుకోండి, అది అంత ఈజీగా నమ్మను. ఫస్టు ఫార్వర్డ్ అనే మెసేజ్ పైనుంటేనే నమ్మనసలు ఫస్టు.
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. ఆ! తెలుస్తూ ఉంటది. ఆ! హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. ఓకే. మొదటి ఫిల్టరే ఫార్వర్డ్ ఉంటే నమ్మకూడదని పెట్టేసుకున్నారా? <chuckles>
రెండోది ఆహ్, ఫార్వర్డ్ గాని మెనీ టైమ్స్ ఫార్వర్డ్ గాని అట్లాంటివుంటే ఫస్టు నమ్మకూడదు. అది మొదటిది.
ఆ! ఆ! ఓకే. ఓకే. ఓకే. ఆ! అది గట్టిగా అ అది ఫిక్స్ చేసేసుకున్నారు. ఆహ్
ఆ! ఒకేళ నమ్మదగ్గ ఉంటే దాన్ని ఫాక్ట్ చెక్ చేసుకోవాలి. ఇంకొన్ని రకాలుంటాయండి. ఇప్పుడు ఆహ్, వాట్సాప్పులో ఎట్లా అంటే ఆహ్, మా పిల్లకి ఇట్లా క్యాన్సరొచ్చింది మీరందరూ హెల్ప్ చేయండి అని చెప్పి ఆ!
హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! హెల్త్ చేయండి. ఫండ్ రైజింగని ఇలా చాలా వస్తూ ఉంటాయి, అది ఎంత వరకు నమ్మొచ్చంటారు?
ఆ! అంటే నమ్మ అంటే మనం నేనంటే అది నిజమైనా కాకపోయినా ఒక 10 రూపాయలు ఇచ్చేస్తే, 10 రూపాయలు మనం ఒక బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటే. అది నిజమైతే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా! అని అనుకుంటారు. కానీ అది ఎంత మేరకు నిజమనేది మనం అస్సలు చెప్పలేమనమాట కొంత చాలా వరకు
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అసలైన వాళ్ళ చేతులోకి వెళ్తున్నాయా డబ్బులు? లేకపోతే మోసగాళ్ళ చేతులోకి వెళ్తున్నాయా అనేది గూడా తెలీదు కదా?
లేదా, ఆహ్, అసలది అదసలు నిజమా? కాదా? అనేది కూడా తెలీదు.

అంటే నేను డైరెక్ట్‌గా మొఖం మీద, మీరు పెట్టింది ఫేక్ అని మనం చెప్పామనుకోండి, ఆళ్ళు చాలా ఫీలైపోతూ ఉంటారు. బాధపడిపోతూ ఉంటారు. నేను అది మెసేజు ఇప్పుడు సపోజ్ ఏదైనా పెట్టారనుకోండి, ఈ మధ్య ఒకటి చూసాం. దీపావళప్పుడు నాసాలోంచి ఫోటో తీస్తే ఇండియా ఇలా కనిపించిందంట అని చెప్పి
హ్మ్. బాధపడతారు కదా! <chuckles> హ్మ్. హ్మ్. హ్మ్. <chuckles> ఆ! ఆ! ఓకే.
అంటే అలాంటి గురించి అది కాదని చెప్పామనుకోండి.
అది యహ్! మామూలుగా చదువుకున్న వాళ్ళైతే నమ్మ నమ్మలేరు. కానీ పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు అమాయకత్వం తోటి నమ్మేస్తారు.
నమ్మరు. ఆ! నమ్మేస్తారు. నేనప్పుడు అ అది కాదు అట్లేముండదు. ఆహ్, అక్కడ మొత్తం లైట్లేమీ కనిపిచ్చవు, అంత శాటిలైట్ నుంచి
హ్మ్. హ్మ్. అని చెప్పి వాళ్ళకి ఫోను చేసి డైరెక్ట్‌గా చెప్ చెప్పారా?
ఆ! చెప్పడానికి ప్రయత్నిస్తాను. కొన్ని కొన్ని సార్లు ఇంకా నమ్మరని తెలిస్తే, సర్లే వాళ్ళ ఆనందం వాళ్ళదని చెప్పి ఒదిలేస్తాను.
<chuckles> ఓకే. ఓకే. ఓకే. ఈ ఇప్పుడు ఈ ఈ న్యూసులే కాకుండా ఈ వీడియోస్ కూడా వస్తున్నాయి. ఆహ్, పాతకాలం హీరోయిన్లు, కొత్త కాలం హీరోయిన్లు, పాతకాలం హీరోలు, కొత్త కాలం హీరోలు, అందరిది కల్స్ కలిపి కూడా ఆహ్, ఎ ఇవ్ వీడియో లెక్క జేస్తున్నారు అందరు కలిసి ఉన్నట్టుగా. అంటే ఆహ్, పెద్దవాళ్ళకి తెలియకుండానే ఓకే. అప్పటి హీరోలు ఇప్పటి హీరోలతో కలిసి ఉన్నారు అన్నట్టుగా ఆహ్, తెలుసుకోకుండా ఆహ్, నమ్మేస్తుంటారు. అట్లాంటివి ఆహ్, అవి కూడా చాలా రియలిస్టిక్‌గా చాలా నిజంగా నమ్మేటట్టుగానే ఉంటున్నాయి కదా! ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కానీ, వీడియోస్ గానీ, అట్లాంటప్పుడేం జేస్తారు?
అవును. అవునవును. అవును. అవును. అవును. అవును. అవునండి. ఇంకా అంటే నాకొక సిట్యుయేషన్ చెప్తాను. ఒకరోజేమైందంటే, మా మదర్ మామూలుగా నాకొక వీడియో పంపించారనమాట. పంపించి అది ఏముందంటే మామూలుగా ఏఐ జెనరేటెడ్ వీడియో అనమాట. మనుషులందరూ కూర్చొని అన్నం తింటున్నారు. అంటే కోతులు సర్వ్ చేస్తున్నాయి.
హ్మ్. హ్మ్, హ్మ్. ఓకే. ఓహో! ఓహ్! ఓహ్!
ఏఐ జనరేటెడ్ వీడియో అది మొత్తం చూడానికి ఎంత రియలిస్టిక్‌గా ఉందన్నమాట అది చూసి మా అమ్మ
నిజంగా కోతులు సెర్వ్ చేస్తున్నాయా అన్నట్టుగా ఉందా?
ఆ! అన్నట్టున్నాయి. అది చూసి మా మమ్మీ నిజంగా నేను ఎంత సేపు నవ్వానంటే, చూసావా అయోధ్య చూడు, అయోధ్య అని చెప్పి వాళ్ళు పంపించారు. అయోధ్యలో జరిగిన అద్భుతం అని చెప్పి ఎవరో మా మమ్మీకి ఫార్‌వర్డ్ చేశారనమాట.
హ్మ్. <chuckles> <chuckles> ఆ! ఇక తప్పకుండా నమ్మేస్తారు. భక్తులు, రామ భక్తులున్నారంటే నమ్మేస్తారేమో!
నమ్మేస్తారు. మా మమ్మీ చూసావా? ఇక్కడ కోతులు కూడా ఇలాగా అయోధ్య అనేటప్పటికి ఎలా చేస్తున్నాయి, నేను ఎంతసేపు నేను, మా తమ్ముడయితే దొర్లుకుంట నవ్వామనమాట. అది నిజం కాదు. అది ఏఐ జనరేటెడ్ అని చెప్తే, ఇలా కూడా చేస్తారా? ఇలా కూడా వస్తాయా? కోతులెలా ఒచ్చేస్తాయి? ఎంతైనా అంటే, మా మమ్మి ఎడిటింగ్ అనుకుటుంది. ఎంత ఎడిటింగ్ అయినా కోతులు ఒడ్డించవు కదా! కోతులు చెయ్యవు కదా! అలా అట్లెట్ల ఎడిట్ చేస్తారు? అనంటే ఎడిటింగ్ కాదు ఇది ఏఐ ఏఐ అని ఓ కొత్తదొచ్చింది. అందులో మనం ఏదన్నా అడిగితే అలాగా యాక్టింగ్‌లో చూపిస్తది అని చెప్పి వ చెప్పడం జరిగిందనమాట.
హ్మ్. <chuckles> ఆ! బావుందండి. ఆ! <giggles> ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఆ! ఓహ్!